ఆ! శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామా! శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామా. చాలులేండి మళ్ళీ ఇంకా ఎక్కువ పాడితే, మీకే ఇబ్బంది అవుతుంది చ్ వినలేక.
చాలా బాపాడారు. <chuckles> చాలా బావుందది. పా ఏం ఏం లేదు చాలా బాగా పాడారు. అయితే ఈ లవ్ ఇదదుంది కదండీ, అలాగే కొంతమంది ఎక్కువ రిలాక్స్ అవ్వడం కోసం సినిమా సాంగ్స్ ఇవి పాడతారండి. బె ఎక్కువగా మీరు ఏ సినిమాలో‌వి సాంగ్స్ ఎక్కువింటారండి?
హ్మ్. హ్మ్. నేనైతే ఇప్పుడొచ్చే సినిమాల్లో అయితే కాదండి నేనంతా ఈ 20స్‌లో వచ్చినయి జూసారా ఆల్బమ్సు 'వర్షం' అవ్వనివ్వండి లేదా ఆహ్, 'డార్లింగ్', ;పోకిరి; అలాగే మణిశర్మ సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఎక్కువినేదాన్నండి అప్పుడు. నాకు వాళ్ళ ఆ
పాతకా ఓకే. ఓకే. అయితే 'పోకిరి' సినిమాలే, 'పోకిరి' సినిమాలే అంటే ఏ సాంగ్స్ ఎక్కువ ఇష్టవండి 'పోకిరి'?
'పోకిరీ', 'పోకిరి' సరిగ్గా గుర్తులేదులలేండి అందులో యన్నీ మాసే గదా! మాస్ మనం తక్కువ అనమాట నేను తక్కువ వింటూ ఉంటాను మాస్ సాంగ్స్. ఎక్కువ మెలోడీ సాంగ్స్ వింటాననమాట. అందులో మెలోడీ సాంగ్స్‌లో మణిశర్మవైతే ఆయన ఆహ్, ఎలా అయితే హ్మ్, పాటల్ని డిజైన్ జేస్తారో నాకది బా నచ్చుతుంది. లిరిక్స్ లిరిక్స్‌కి లిరిక్సు బావుంటాయి, అలాగే సంగీతం కూడా హ్మ్, ఇద్దరు 2 పోటీ పడతాయి అనమాట ఒకదానితో ఒకటే. నువ్వా నేనా అన్నట్టు చాలా బా నచ్చుతాయి నాకు మణిశర్మ సాంగ్స్.
ఓకే అండి. ఓకే. అవునండి. అవునండి. అవును. అవును. అయితే మీరు ఎక్కువగా పాత పాటల్లో మీకు అంటే ఈ, ఈ పాట ఉప్పుడుందనుకోండి. ఇప్పుడూ, ఒక పాటలో మీనింగ్‌ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు?
హ్మ్. హ్మ్.